మనకీ జీవితంలో ప్రాక్టీస్ చెయ్యకుండా ఏది మనం మాస్టర్ అనేది చేయలేము. ఒక యాక్టివిటీ అవ్వనివ్వండి, అది స్టడీస్ రిలేటెడ్‌గా అయినా కూడా మన హాబీస్ పరంగా అయినా ఆర్ట్ పరంగా అయినా ఏదైనా మనం ప్రాక్టీస్ చేసే కొద్ది మెరుగుపడుతూ ఉంటాము. కానీ ఇలా చేసే ప్రాక్టీస్‌లో ఏంటంటే ఏదో ఒక ఆటంకాలనేవి మనకు తప్పకుండా ఎదురవుతూనే ఉంటాయి. మనం వాటిని అధగమిస్తూనే మనము విజయానికనేది చేరువౌతూ ఉంటాం కదా! కాబట్టి మీరు మీ జీవితంలో ఏదైనా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఎదుర్కొన్న పెద్ద ఆటంకం ఏంటి? మీ మీ జీవితంలో జరిగిన ఏదైనా ఒక చిన్న కథ మాకు చెప్తారా?
అవును. అవును. అవును. అవును. నిజంగా చెప్పారు మీరూ. ఎలా అంటే కొంతమందికి మీరన్నట్టుగా ఏదో ఒకటి ఎదుర్కుంటూ ఉంటాం సమస్యలు కానివ్వండి, ఆటంకాలు కానివ్వండి. ఇలాంటివి ఎదుర్కొన్నప్పుడు కొంతమందేంచేస్తారంటే అబ్బా! ఇంక చాలు ఇంకొద్దులే మనకీ, మన వల్ల కాదిది అని చెప్పేసి వెనకడుగు వేసేస్తారన్నమాట. అంటే అక్కడ
హ్మ్. హ్మ్. హ్మ్. అవునండి. చాలా ఈజీగా మనం గివ్ అప్ అనేది ఇచ్చేస్తూ ఉంటాం కొన్ని సార్లు. హ్మ్.
అవును. అంటే అటు పక్కన వాళ్ళ మాట వినడమైనా సరే కానివ్వండి, లేకపోతే ఎవరన్నా మీరు చేయలేరు అలా చెప్పినప్పుడైనా కానివ్వండి. ఇలా ఏదో ఒకటీ ఆహ్, ఎదురువాళ్ళు పక్కన వాళ్ళు చెప్పే మాటలు విని, ఏదో ఒకటి "అమ్మో! నేను చేయలేనేమో నిజంగా" అని చెప్పి మధ్యలోనే వదిలేస్తూ ఉంటారు కొన్ని పనులు.
హ్మ్. హ్మ్. ఓహ్!
ఇలా మాకు కూడా, ఒక సంఘటన అనేది జరిగిందనమాట. అంటే, మా కాలేజ్‌లో ఇలా ఏంటిదంటే, ఒక హ్యాకథాన్ అనేది పెడతాము అని చెప్పి, మాకు అనౌన్స్‌మెంట్ ఇచ్చారు.
హ్మ్. ఓకే, ఓకే. హ్మ్.
ఆ హ్యాకథాన్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ అన్ని ఇయర్స్ వాళ్ళకి ఉంటుంది అని చెప్పారు.
ఓకే. హ్మ్.
ఓకే. అంటే అప్పుడు మేము ఫస్ట్ ఇయర్‌లో ఉండేసరికి, నాకు అంత ఐడియా లేదు అన్నమాట. అంటే హాకథాన్‌లో ఎలా? ఎలా, ఏం చేస్తారు? అన్నది కూడా ఐడియా లేదన్నమాట. అది జస్ట్
హ్మ్. ఓకే, ఓకే. మీకంటూ ఆహ్, <smacks lips> ఒక ఆహ్, ప్రాక్టీస్ కానివ్వండి, ముందు ఎక్స్‌పీరియన్స్ అనేది లేదు కాబట్టి, మీకు అదంతా కొత్త కొత్తగా అనిపించి ఉంటుంది కదా!
అవును. అంటే కొంచెం సీనియర్స్ ఉంటే, వాళ్ళకి కొంచెం తెలిసి ఉంటుంది కదా! ముందు ఇయర్ వాళ్ళు చేశారు అని చెప్పి. ముందు ఇయర్ కూడా వాళ్ళు చేసి ఉంటారు అని. కానీ అక్కడ అసలు మాకేం తెలీదు. అక్కడ ఏం చేస్తారు, "అందరూ ల్యాప్‌టాప్స్ తెచ్చుకోవాలి, అన్న అది ఒక్కటే చెప్పారు" కాని, కోడింగ్ చేస్తారు అని తెలుసు కానీ, ఆ కోడింగ్ ఎలా చేస్తారు? దాని మీద మాకు ప్రాక్టీస్ అనేది లేదు.
అవునవును. హ్మ్. ఆ! ఓకే, ఓకే. హ్మ్.
అయితే ఇంకా చాలా అంటే, ఎలా అంటే, అసలు అక్కడ అందరూ చేస్తున్నారు కానీ, మాకు ఏమి అర్థం గాట్లేదు. ఏంటి ఈ హ్యాకథాన్ ఏదేదో చేస్తున్నారు. హ్యాకథాను మళ్ళీ 2 డేస్ పెట్టారనమాట. మేమేమో, ఏదో అటెండెన్స్ వచ్చిద్ది అన్నట్టుగా, మేము అక్కడికి వెళ్ళాము. ఆ హ్యాకథాన్ కాంపిటీషన్‌కి, రిజిస్టర్ అయ్యి కాలేజ్‌లో. అటెండెన్స్ కనీసం అక్కడికి వెళ్తే మనకు అటెండెన్స్ వస్తుంది కదా! అని చెప్పి. కానీ, అక్కడ అందరూ చేస్తూ ఉండంగా, చేస్తూ ఉండంగా, మేము మాత్రం ఖాళీగా కూర్చొని ఉండటం వల్ల, మాకు ఏంటో ఒకలాంటి ఫీలింగ్ వచ్చింది. అందరూ చేస్తున్నారు, మనం మాత్రమే ఖాళీగా ఉన్నాము. అట్‌లీస్ట్ ప్రయత్నిద్దాం కదా! ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తే అన్నా, నెక్స్ట్ టైమ్ హ్యాకథాన్‌కి మనం మంచిగా చేయొచ్చు కదా! అన్నట్టు మాకొక థాట్ అనేది వచ్చింది.
ఓకే. హ్మ్. ఓకే. హ్మ్. అయ్యో! హా! హ్మ్. అవును.
సరే ఏదైతే అది కానిద్దాం అని చెప్పేసి అక్కడ మేము ప్రాక్టీస్ చేద్దాం అనుకున్నాం గానీ, అక్కడ ఇప్పుడు ఆ హాకథాన్‌లో ఏంటంటే, వెబ్ అప్లికేషన్ అనేది ఒకటి బిల్డ్ చేయాలి అన్నమాట కోడ్ రాసి.
ఆ! ఓహో! అంటే మీరు ఒక కొత్తది, మీరు ఒక ఆలోచన అనేది చేసి దాన్ని తయారు చేయాలి. ఓకే. హ్మ్.
అవును. హ్మ్. అక్కడ ఎలా అంటే, మొత్తం వన్ ఫిఫ్టీ టీమ్స్ రిజిస్టర్ అయ్యారు ఆ హాకథాన్‌కి. ఫస్ట్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్ వాళ్ళ వరకి.
ఓహూ! హ్మ్.
150 టీమ్సు అంటే, ఒక టీమ్‌కి, 4 మెంబర్స్ ఉన్నారు.
ఓకే.
సో, ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు కొంతమంది సీనియర్స్ ఉన్నారు. వాళ్ళకి ఆల్రెడీ ఐడియా ఉంటుంది. ఎలా చేయాలి బిల్డ్, వాళ్ళకి కొంచెం ప్రాక్టీస్ అనేది ఉంటుంది. కానీ, మాకు అసలు ఎలాంటి ప్రాక్టీస్ లేదు. సో, మేము ఈ
అవునవును. హ్మ్. ఓకే. <sucks teeth> కాబట్టి మీకు అదంతా కొత్త. అవునవును. హ్మ్.
అవును. ఈ ప్రాక్టీస్ చేసే సమయంలో ఏంటంటే, అసలు మాకు ఐడియా లేదు అని చెప్పి, ఒక సీనియర్‌ని అనేది ఆశ్రయించాం అన్నమాట. ఏమైనా హెల్ప్ చేస్తారేమో! ఇలా చేయాలి, అలా చేయాలి అని.
ఓకే. హ్మ్. హ్మ్.
ఇలా ఆశ్రయించిన తరువాత ఆమె ఏం చెప్పిందంటే, "ఇది మీ వల్ల కాదు. ఇది మీరు చేయలేరు. ఎందుకు అంతగా ఆహ్, ఏదేదో ప్రాక్టీస్ చేస్తున్నారు, ఇది మా వల్లే అవ్వట్లేదు మేం 3 ఇయర్స్ నుంచి చేస్తున్నాం." నిజంగా. హ్మ్.
అయ్యో! అలా డీమోటివేట్ చేయడం అనేది ఇంకా చాలా బాధగా ఉంటుంది. ఎందుకంటే, ఒక పక్క మనకు రావట్లేదన్న డీమోటివేషన్ ఆల్రెడీ ఉంటుంది స్వతహాగా. దాని తర్వాత, అంతమందితో కంప్లీట్ అవ్వాలని ఒకటి ఉంటుంది వెనక. అలాంటప్పుడు ఇంక వేరే వాళ్ళు కూడా, "ఇది మీ వల్ల కాదు" అని చెప్పడం అనేది ఇంకా చాలా బాధాకరంగా ఉంటుంది కదా!
అవును. అవును. నిజంగా నేను అందుకే అన్నాను. అంటే, కొంతమంది సెన్సిటివ్ పీపుల్ ఎలా ఉంటారో తెలుసా? అయ్యో! ఈమె నా వల్ల కాదు అని చెప్తుంది నేను ఇంకా చేయలేనేమో! అసలు నా వల్ల ఏది కాదు ఆవ్ అసలు హ్మ్. అంటే, వాళ్ళు జీవితంలో ఏదైనా వేరే విషయానికి వెళ్ళాలనుకున్నా సరే, వేరే ద వేరే దాంట్లో కాంపెటేట్ అవ్వాలనుకున్నా సరే, వాళ్ళు కాలేరు. డీమోటివేట్ అయిపోయి, నిజంగానే ఆమె అప్పుడు అన్నది కదా! నా వల్ల కాలేదు అని చెప్పి. నేను నిజంగానే చేయలేనేమో! నాకెందుకు ఇవన్నీ, అన్నట్టుగా చాలామంది డీమోటివేట్ అయిపోతారు అవి విని. సో, మ మేము అయి ఏదైతే వెబ్ అప్లికేషన్ చెయ్యాలి అన్న ప్రాక్టీస్‌లో ఈమె ఈమె ఈమె మాటల వల్ల చాలా ప్రభావం చూపించింది అన్నమాట. అంటే, అదొక ఆటంకం లాగా అయిపోయింది మాకు. ఆటంకం ఇక అసలు మేము ముందుకు వెళ్ళాలా వద్దా, అని చెప్పి మా మీద మాకే డౌట్స్ అనేవి వచ్చాయి అన్నమాట చాలా మట్టికి.
అదే, అదే. అది చాలా ప్రభావం చూపుతుంది. అసల నెగెటివ్ ఇంపాక్ట్ చాలా ఉంటుంది. హ్మ్. హ్మ్. అవును. అయ్యో! అవునండి. ఆ! ఓహ్! అయ్యయ్యో! హ్మ్. మరి మీ మీరు ఈ సెల్ఫ్ డౌట్‌ని కానివ్వండి వీటిని ఎలా అధిగమించారు? ఇది మీకు ఎదురైన పెద్ద ఆటంకం అయి ఉండొచ్చు.
ఎందుకంటే అక్కడ మేము ఫస్ట్ టైమ్ హ్మ్. అవును. నిజంగా. అంటే అసలు మొదలుపెట్టే స్టెప్‌లోనే ఫస్ట్ అడుగు వేసేటప్పుడు సహాయం అడిగితే తెలిసిన సీనియర్ అని చెప్పి. మా ఫ్రెండ్ వాళ్ళకి తెలిసిన సీనియర్ అని అడిగితే ఆమె, "మీ వల్ల కాదు" అని చెప్పేసరికి మనకు ఉంటుంది కదా! స్టార్టింగ్ స్టెప్‌లోనే ఇట్లా ఒకటి కిందకి వచ్చేసాము. బ్రేక్ డౌన్ అయిపోయింది. ఇంకా పైకి ఏమి వెళ్తాము వెళ్లేమేమో! అన్నట్టుగా ఆలోచనలు అనేవి వస్తూ ఉంటాయి. ఇంకా చాలా అంటే, మాకు బాధ వేసింది ఆమె అలా అనేసరికి...
హ్మ్. హ్మ్. అవునండి. హ్మ్. అదే. అయ్యో! హ్మ్.
బాధ కంటే ఏంటంటే, ఎక్కువ కోపం వచ్చేసింది అన్నమాట. ఎందుకు అసలు ఈమె ఎవరు అలా చెప్పడానికి, మనకి వల్ల కాదు అని చెప్పి. మీరు చేయలేదు అనడానికి ఎవరు, అని చెప్పి. మేము ఆ సమయంలో మేము ఒకటి ఫిక్స్ అయ్యాము. ఎలా అయినా సరే, మనము ప్రాక్టీస్ అనేది ఇప్పుడు ఎలా అయితే మనం ప్రాక్టీస్ కావాలి అని చెప్పి ఆమెను అడిగామో మనం వేరే వాళ్ళని అడుగుదాము. మనకి 2 డేస్ టైమ్ ఉంది. ఇప్పుడు మేము ఆహ్, సో, ఈ 2 డేస్‌లో మేము ఫస్ట్ డే ఉన్నప్పుడు ఆమెని అడిగాము. ఎలా చేయాలి అని. సో, దాని తర్వాత టైమ్ అంతా మనం చేసి, ఇంటికి వెళ్ళాక కూడా మనం ఇంట్లో జూమ్ మీటింగ్ పెట్టుకొని చేసి, ఎలా అయినా సరే మనం మంచిగా చేయాలి. టాప్‌లో రావాలి అని చెప్పి మేము ఫిక్స్ అయ్యాం అప్పుడు.
ఓకే. అదే. హ్మ్. ఓకే. హ్మ్. ఓకే. ఆ! హ్మ్. ఓహో! హ్మ్. <scoffs> చాలా మంచిది. అంటే మీకూ ఎదురైన ఆటంకాన్ని మీరొక మోటివేషన్‌లాగా మలుచుకున్నారు. ఇది మనల్ని తప్పించకూడదు, అని చెప్పి అనుకోవడం అనేది చాలా మంచి విషయం.
ఇంకా మేము హ్మ్. అవును. అవును. అంటే మనకి ఎలా ఉండిద్దంటే, ఎవరైనా సరే నువ్విది చేయలేవు, నీ వల్ల కాదు అంటే, మనలో ఉన్న ఈగో బయటకొచ్చిద్దనమాట. ఎందుకు చేయలేము, మా వల్ల ఎందుకు కాదు అని. అవును. ఈ ఈగో అనేది బాగా ట్రిగరయిందనమాట ఆరోజు మాకు. అక్కడ మేము ఫిక్సయిపోయాము, ఎలా అయినా సరే టాప్‌లో రావాలి. ఎలా అయినా సరే మంచిగా ప్రాక్టీస్ చేసి, ఎలా అయినా రావాలి అన్నట్టు మేము ఫిక్సయ్యామనమాట...
హ్మ్. ఆహా! అవునవును. తప్పకుండా ఎందుకు చేయలేము, చేసి చూపిస్తామనే అనుకుంటాం గదా! ఓహ్! హ్మ్. ఓకే.
చాలా అంటే, అంటే ఒక్క సెకండ్ మేము టైం వేస్ట్ చేయకుండా, మాకు తెల్సినొక క్లాష్ టీచరుంటే, మేమెప్పుడు సార్ దెగ్గరికి వెళ్ళేవాళ్ళం గాదు, భయంతో డౌట్‌లకి. మళ్ళా రిటర్న్ క్వషన్సడుగుతాడని...
హ్మ్. ఓకే.
ఏదైతే అదయితుంది వెళ్లి అడుగుదాము, అడిగితే అడగని, మనకి రాదని చెప్పి ఒప్పేసుకుందామని చెప్పి, మేము ధైర్యం చేసి సార్ దెగ్గరకి కూడా వెళ్లి, ఎలా మొదలు పెట్టాలి, అని చెప్పి సార్‌నడిగాము.
హ్మ్. ఓకే.
ఇంక సార్ చెప్పిన సార్ కొన్ని మాకు గైడెన్సనేదిచ్చాడనమాట. ఈ టూల్స్ వాడాలి, ఈ టూల్స్ వాడితే ఒక ఫ్రంట్ ఎండ్ అనేదొస్తుంది. సో, ఇట్లాంటివి మాకు కొన్ని, కొన్ని చాట్‌జీపీటీస్‌లో ఎలాంటి ప్రాంప్ట్స్ ఇవ్వాలి అని చెప్పి ఐడియా ఇచ్చాడు, టాపిక్స్ ఎలా సెలెక్ట్ జేసుకోవాలని ఐడియా ఇచ్చాడు. సో, ఇవన్నీ మా సార్ దెగ్గర నుంచి ఏవైతే చెప్పాడో అవన్నీ మేమోక బుక్‌లో నోట్ చేసుకున్నామనమాట.
హ్మ్. హ్మ్. ఓహ్! హ్మ్.
ఇంకా అక్కడ మొదలుపెట్టాం మేము.
చాలా ఇంకా ప తప్పకుండా బాగా ప్రాక్టీస్ చేయాలి అనే పట్టుదల అనేది డెవలప్ అయింది. హ్మ్.
అవును. ఎలా అయినా సరే ప్రాక్టీస్ అంటే అక్కడ ఆ‌ర్ హ్యాకథాన్ ఏంటంటే మేము ప్రాక్టీస్ చేసిన వెబ్ అప్లికేష‌నే మేము వాళ్ళకి చూపియాలన్నమాట. ఆ వెబ్ అప్లికేషన్‌లో ఎవరిదైతే కొంచెం బాగొచ్చిందో అవి సెలెక్ట్ చేసి వాళ్ళకి నెక్స్ట్ లెవెల్ కోడింగ్ అనేది పెడతారు మళ్ళీ. ఇంకొక లెవెల్.
ఓకె. ఓహో! హ్మ్. ఓకె.
అసలు మేమేంటి ఆ లెవెల్ వరకి రీచ్ అవుతాము రీచ్ అవ్వాలి అన్న టార్గెట్ కూడా మాలో లేదు ముందు వర‌కి. ఆ సీనియర్‌తో మాట్లాడిన తర్వాత, ఆ టార్గెట్ అనేది పుట్టుకొచ్చింది మాకు.
ఆ! ఓహ్! హుహు. ఓహో! అంటే మీరు ఇప్పుడు ఒక లాంగ్ టర్మ్‌లో చూసుకుంటే ఆవిడ అలా మాట్లాడడం మేబీ మీకు ప్లస్ అయిందనే అనుకోవచ్చేమో. ఎందుకంటే, లేకపోతే మీకు అంత మోటివేషన్ మేము చేసేయాలి అనే అంత ర రాకపోయిండేదేమో. జస్ట్ ఒక మామూలు ప్రాక్టీస్ చేసి, మీకు ఒక గోల్ అనేది లేకుండా ఉండేవారేమో కదా!
ఇంకా. అనిపించిందండి. నిజంగా. అవును. అవును. నిజంగానే మీరు అన్నది. కానీ ఈ సిట్యుయేష‌నే రెండు రకాలుగా తీసుకోవచ్చు, ఒక్కలు మాలాగా అంటే ఏంటి మీరు చేయలేరు అని అన్న ఆవిడకి "మేము చేస్తాము ఎందుకు చేయలేము" అని చెప్పి ఇంకా ప్రాక్టీస్ చేసి, హ్మ్. ఇంకొకళ్ళు ఏంటంటే ఇప్పుడు మేము కొంచెం సెన్సిటివ్ కాదు కాబట్టి, కొంచెం స్ట్రాంగ్ కాబట్టి మేము ఈ డిసిషన్ తీసుకోగలిగాము. అదే కొంచెం ఓవర్ సెన్సిటివ్ పీపుల్ అయితే! అసలు నిజంగానే మా వల్ల కాదు అని చెప్పి చాలా అంటే డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతారు. నేను ఏమి చేయలేను నా వల్ల ఏం కాదు అది ఇది అని చెప్పి 100 ఆలోచనలు ఆలోచిస్తారు ఓవర్ థింక్ చేస్తూ.
హ్మ్. హ్మ్. అవును. హ్మ్. నిరూపించాలి మేము అనుకుంటన్నారు మీరు. హ్మ్. అవునండి. హ్మ్. అదే.
సో ఒక రకంగా ఆ ఎవరైనా సరే ఇంక మీరు చేయలేరు అన్నప్పుడు, ఎందుకు చేయలేము అని చెప్పి గట్టిగా స్టాండ్ తీసుకోవాలి.
పట్టుదల అనేదే పెంచుకోవాలి. హ్మ్.
ఇదిలా ఉండాలి, పంతం అనేది ఉండాలన్నమాట. ఇంకా అలా మేము మొత్తం ఆ రోజంతా ప్రాక్టీస్ చేసి డెవలప్ చేసి చాట్‌జీపిటీని అడిగి పర్ప్లెక్సిటీని అడిగి ఒక రకంగా మొత్తం అన్నీ ఉన్న ఏఐ సోర్స్‌లన్నీ వాడేసుకున్నామనమాట. ఇక మనకు దాని గురించి తెలియకపోయినా సరే ఇప్పుడు చాట్‌జీపిటీ ఏంటంటే ఎద ప్రాంప్ట్ ఇచ్చిన వెంటనే దాని గురించి స్టెప్స్ కూడా ఇస్తుంది ఎలా మొదలు పెట్టాలి, ఎలా చేయాలి అని చెప్పి. అలా
ఓకె. హ్మ్. ఓహ్! ఓకె. హ్మ్. ఓహో! అంటే మీరు ఏఐని కూడా చాలా మీకు పనికొచ్చేలాగా బా వాడుకున్నారైతే.
అవునండి. చాలా అంటే మేము చేసిన వర్క్‌లో మా సార్ చెప్పింది గైడెన్స్ ఒక 20% అనుకుంటే, ఎయిటీ పర్సెంట్ మేము ఏఐ నుంచే చేశాం అనమాట. అంటే సార్ ఇచ్చిన స్టెప్స్‌ని మేము అమలుపాలు చేయాలంటే మాకు ఏఐ అనేది ఉండాలి ఖచ్చితంగా. కోడ్ రాయడానికి కానీ, ప్రజెంటేషన్ చేయడానికి కానివ్వండి లేకపోతే ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ డిజైన్స్, టాపిక్స్ చ్ అన్నిటికి మాకు ఏఐ మాత్రమే యూజ్ అవుతుంది. ఎక్కువగా కానీ కరెక్ట్‌ వేలో, కరెక్ట్ ప్రాంప్ట్స్ ఇచ్చి యూజ్ చేసుకోవాలనమాట దీన్ని. ఎలా పడితే అలా ఇచ్చేసి నాకు ఇది కావాలి, అది కావాలి అంటే అది కూడా ఇవ్వదు అన్నమాట. దానికి కూడా అర్థం కావాలి మన లాంగ్వేజ్. సో ఇక యూజ్ చేసుకున్న తర్వాత మేము ఇక 1 డే మొత్తం ఇక నై మీకు చెప్పాలంటే నిజంగా ఆ రోజు నైట్ అంతా మేము పడుకోలేదు.
హ్మ్. హ్మ్. ఓహ్! అవును. హ్మ్. హ్మ్. ఓకె. హ్మ్. హ్మ్. హ్మ్. ఓహ్! ఇంక ఫుల్లీ కాన్సంట్రేటెడ్ అసలెలా అయినా మేము ప్రూవ్ చేసుకోవాలన్నట్టు ఉన్నారనమాట.
కోడ్ర్ అవును. అంతే. ఇంక నైటంతా మేమూ ఈ మీటింగ్ అనేది పెట్టుకోని, ఎరా టాపిక్ వెతకడానికే మాకు చాలా టైమనేది పట్టిందనమాట. ఒక యూనిక్ టాపిక్ అనేది వెతకాలి, అందరితో సేమవ్వద్దు అని చెప్పి.
హ్మ్. హ్మ్. ఓహో! ఓకే.
టాపిక్ అనేది వెతికి, దాని తరువాత కోడ్స్ అనేవి రాసి, మాకు నైటంతా పడుకోలేదు మేము. నెక్స్ట్ డే హాకథాన్‌లో ఇంకొక 2 గంటలు పడుకొనుంటాం మధ్యానం ఆ రోజూ. ఇంక ఫైనల్‌గా ఏంటంటే, ఎవరైతే సీనియర్ మీ‌ వల్ల కాదు అన్నారో వాళ్ళు సెలెక్ట్ అవ్వలేదు నెక్స్ట్ రౌండ్‌కి. మేము సెలెక్టయ్యాము. అదీ
ఓహ్! వావ్! ఇది క్రేజీ‌గా అసల. సినిమాటిక్ జస్టిస్ ఇదైతే. హ్మ్. హ్మ్.
అవును. అది అసలు మాకూ సెలక్టయ్యాం అన్నంతకంటే ఎక్కువ ఆనందం ఏంటంటే, వాళ్ళు కాలేదు, మేవయ్యామన్న ఎక్కువు కిక్కు మాకిచ్చిందనమాట సెలెక్ట్ అవ్వడం వల్ల. ఇకా మేమేం చేశామంటే, వాళ్ళ దగ్గరకి వెళ్ళాము. ఏ వెళ్ళి ఆహ్, ఎవరైతే సీనియర్స్ అన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళీ, ఎవరో మీ వల్ల కాదు, మీరు చెయ్యలేరు అన్నారు. వాళ్ళు ఎట్ లీస్ట్ టాప్‌లో కూడా రాలేదు. నెక్స్ట్ రౌండుకు కూడా యెళ్ళలేదు సీనియర్సయ్యుండి. అందుకే ఎవరిని తొందరగా జడ్జ్ చెయ్యకూడదు అని చెప్పేసి ఒక మాటను కూడా అన్నాము. ఎంత కిక్కిచ్చిందో తెలుసా ఆ మాట మాకూ. అంటే, అంత దారుణంగా ఆమన్న తర్వాత కూడా మేము ఏమనకుండా ఉంటే, ఇగా అసలూ ఎందుకింక? ఏదో ఒకటి అనాలి. అసలు మెయిన్‌గా మేము ఫోకస్ చేసింది గెలిచిన తరవాత ఆమను యెళ్లి ఏదో ఒకటి రిటన్ అనాలీ అని. ఇంకా ఆమెని అన్నా తరవాత
ఆ! అ! ఆ! ఓహ్! హ్మ్. హ్మ్. హ్మ్. ఓహ్! యెళ్ళీ ఆహా! నైస్. చాలా మంచి విషయం. హ్మ్. అవునవును. ఓహ్! <giggles> ఓకే. మంచి టార్గెట్ అనేది కూడా పెట్టుకున్నారనమాట. హ్మ్.
హ్మ్. అన్న తర్వాత ఏంటంటె, అసల మొగం గూడా జూడట్లేదు, వెళ్ళిపోతుంది కిందకి దించుకోని.
ఓహ్! ఇప్పుడు మీరు ఈ సమస్య అనేది దాటడానికి ఈ ప్రాక్టీస్ అనేది తప్పకుండా 100% మీ ఎఫర్ట్‌స్ అనేవి ఇవ్వడానికి మీరు ఏదైనా ప్రత్యేక స్టెప్స్ అనేవి తీసుకున్నారా? అంటే రోజువారీ అలవాట్లు మార్చుకోవడం గానివ్వండి లేదా మెంటర్ దగ్గర నుంచి పర్టిక్యులర్ సహాయం గానివ్వండి, టూల్స్ గానివ్వండి ఎలాంటివి ఎక్కువ వాడారు?
ఛాన్సే ఇవ్వలేదు మేము. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. అంటే మెయిన్‌గా ఏంటంటే ఫస్ట్ ఇది మేము ఏ ఏ డౌట్ వచ్చినా సరే భయంతో ఫ్యాకల్టీని వెళ్లి అడగాలా, వద్దా? సార్‌ని వెళ్లి అడిగితే రిటర్న్ క్వశ్చన్స్ అడుగుతాడేమో అని చెప్పి ఈ భయంతో ఆగిపోయేవాళ్ళం అనమాట. కానీ ఈ భయం అనేది పక్కకు పెట్టేసి, ఏదైతే అది అసలు సరే తిడితే తిట్టనియ్యి వదిలేద్దాం. ఈ చెవ ఈ చెవి నుంచి విని ఆ చెవి నుంచి వదిలేద్దాం తిడితే. కానీ ఒకవేళ మనకి హెల్ప్ చేస్తే మనకే ప్లస్ అవుతుంది కదా! అని చెప్పి మాలో ఉన్న భయాన్ని అనేది మేము పక్కన పెట్టామనమాట. సో, అదొక అడ్వాంటేజ్ అనేది ఉంది. అవును. ఇంకొకటి ఏంటంటే మన మీద మనకి నమ్మకం అనేది ఖచ్చితంగా ఉండాలి. నేనెందుకు చేయలేను? నా వల్ల ఎందుకు కాదు? అని చెప్పి ప్రతి ఒక్క స్టూడెంట్ అనుకుంటే, ఎవ్వరూ ఆపలేరు వాళ్ళని. ఏ సక్సెస్ నుంచి వాళ్ళని ఎవ్వరూ ఆపలేరు. ఇన్‌కేస్ ఒకసారి ఫెయిల్ అయినా సరే ఖచ్చితంగా ఇంకొకసారి సక్సెస్ అవుతారు. ఫెయిల్ అయినా సరే అందులో నుంచి ఎక్కడ మిస్టేక్ అయింది? ఏం మిస్టేక్ చేశాను? అని చెప్పి నెక్స్ట్ టైమ్ ఆ మిస్టేక్స్ అవ్వకుండా ఇంకా అనేది ఇంప్రూవ్ అవ్వచ్చు అతను. సో, మన మీద నమ్మకం పెట్టుకోవాలి.
హ్మ్. ఆ! ఓకే. హ్మ్. ఓకే. ఓకే. ఫస్ట్ మీరు భయాన్ని అనేది జేయించారన్నమాట. హ్మ్. తప్పకుండా. హా! ఓకే. హ్మ్. ఓకే. హ్మ్. తప్పకుండా! అంటే మనకి సక్సెస్ నేర్పించలేని ఎన్నో విషయాలు ఫెయిల్యూర్ అనేది నేర్పిస్తుంది. సక్సెస్ అయ్యామనుకోండి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. కానీ ఫెయిల్ అయితే మనం వాటి నుంచి చాలా నేర్చుకోవడానికి ఉంటుంది కదా!
ఖచ్చితంగా. అవును. నిజంగా అండి. అవును.
హ్మ్. అలా మీరు నేర్చుకున్నారంటారు.
అవును. ఆహ్, ఇంకా మన మీద మనం నమ్మకం అనేది పెట్టుకోవాలనమాట ఖచ్చితంగా. మన మీద మనం నమ్మకం పెట్టుకొని దేన్నైనా సరే సాధిచ్చాలి. న పంతం అనేది ఉండాలండి. పంతం, పట్టుదల, గోల్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకి ఉండాలి. ప్రాక్టీస్ మేక్స్ మాన్ పర్ఫెక్ట్ అంటాడు కదా! మనం ఒక గోల్ అనేది పెట్టుకొని దాని మీద మన శ్ ప్రాక్టీస్ అనేది మొదలుపెడితే ఎవ్వరూ ఆపలేరు సక్సెస్ నుంచి.
ఓహో! హ్మ్. హ్మ్. ఓకే. తప్పకుండా. హ్మ్. అవునవును. హ్మ్. <chuckles> చాలా బాగా జెప్పారు. ఇప్పుడు ఇదే సమస్య గనుక మీకు ఇప్పుడ ఎదురైంది అనుకోండి. మీరు దీనికి ఏదైనా మీకు ఇప్పుడున్న అనుభవాలతో మీరు ఏదన్నా వేరే ఆహ్ ప్రాక్టీస్ ఏమన్నా చేస్తారా? అంటే ఈ సమస్యని వేరేలాగా ఎదుర్కోవడం. అలా ఏం మారుతుంది అంటారు ఇప్పుడు ఇదే సమస్య మీకు ఎదురైతే?
హ్మ్. హ్మ్. ముఖ్యంగా ఏంటంటే అప్పుడు, అప్పుడు, ఇప్పుడు చూసుకుంటే ఫస్ట్‌లో మేము ఎప్పుడైతే కాంపిటీషన్‌కీ ఎళ్ళామో, అప్పుడు మాకంటూ మేము అసలు మా మీద మాకు నమ్మకం అనేది లేదన్నమాట. అంటే అసలు ఆ టాపిక్ ఏంటో కూడా తెలి ఆ టాపిక్ ఇప్పుడు మాకు ఒక టాపిక్ ఆహ్, హ్యాకథాన్ అనేది ఒక టాపిక్. అది దేనికి సంబంధించిదో కూడా తెలుసుకోకుండానే మేము గివ్ అప్ ఇచ్చేయాలనుకున్నాము. సో, నేను ఎప్పు నేను ఇప్పుడే ఇప్పుడు ఏంటంటే ఫ్ గట్టిగా ఫిక్స్ అయింది. ఏదైనా సరే నాకు తెలియని విషయమైనా సరే, ఫస్ట్ దాని గురించి ఫస్ట్ తెలుసుకోవాలి. తెలుసుకుని వేరే వాళ్ళని అడగాలి. మన క వల్ల కాకపోతే వేరే వాళ్ళని అడగాలి గానీ, అసలు ఐడియా లేకుండా వేరే వాళ్ళ దగ్గరికి ఎళ్ళిపోయి వాళ్ళని హెల్ప్ అడగొద్దు.
హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. ఓహో! హ్మ్. హ్మ్. హుహు. ఓహో! అంటే మీ రీసర్చ్ అనేది మీరు ఇంకా చేసి ఇంకొంచెం కాన్‌ఫిడెన్స్‌తో అనేది ముందుకు ఎళ్తాను అంటారు.
అవును.
ఓకే. చాలా బా చెప్పారండి. అంటే నిజంగా మీ కథ వింటుంటే చాలా ఇన్స్‌పిరేషనల్‌గా ఉంది. ఒక డీమోటింగ్ ఫ్యాక్టర్ ననేది ఎంత చక్కగా మీరు మోటివేషన్‌కి వాడుకున్నారు. ఎంత చక్కగా మీ గమ్యాన్ని రీచ్ అయ్యారు. మీ ప్రాక్టిస్‌లో ఎదుర్కొన్న ఆటంకాల్ని ఎలా జయించారు? అనేది చాలా అద్భుతంగా చెప్పారు. మీతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు.
హ్మ్. ధన్యవాదాలండి.